అదేంటి! పాటలు గాకుండా మాట్లాడుకుంటూ వెళ్తే బావుండిద్దేమో గదా!
పాటలు పెట్టు ఆ! అంటే పాటలు పెట్టుకొని వెళ్తాం. మధ్య మధ్యలో మాట్లాడుతూ మధ్య మధ్యలో సీనరీస్ ఇట్లా సినిక్ వ్యూస్ అట్లా ఉన్నప్పుడు ఆగి ఫోటోస్ దిగుతూ అలా వెళ్తూ ఉంటాం.
హుహు. ఓకే. ఓకే. అసలు ఈ మధ్య కాలంలో యెళ్ళిన ట్రిప్ ఏంటి? ఎక్కడికెళ్లారు మీరు?
ఆ! ఈ మధ్య కాలంలో మీకు మాకిక్కడ పక్కన్నే ఒక లేక్ ఉంటుందన్నమాట. ఆ లేక్ దగ్గరికెళ్ళాం. ఆ లేక్ కొంచెం ట్రెక్కింగ్ లెక్క ఉంటది. ఆహ్, కిందికి దిగడం గానీ ఎక్కడం గానీ పిల్లలు కొంచెం అడ్వెంచరస్‌గా ఫీల్ అయ్యిండ్రు. అంటే ట్రెక్కింగ్ అంటే మరీ పెద్దగా పెద్దవాళ్లే జేసేటట్టుగా ఏం లేదు చిన్న పిల్లలు గూడా కొంచెం ఎక్కి దిగేటట్టుగానే ఉంది. ఆ! వాళ్ళు గూడా కొంచెం ఎంజా ఆ! ఎంజాయ్ చేస్తూ అడ్వెంచరస్‌గా ఫీల్ అవుతూ దిగిండ్రు. మేమే చేస్తున్నామన్నట్టుగా మాకు గూడా వచ్చు ట్రెక్కింగ్ <chuckles> అన్నట్టుగా వాళ్ళు చక్కగా ఎక్కి దిగిండ్రు.
ఓకే. లేక్ పక్కనా ఓకే. ఓకే. ఓకే. చిన్న పిల్లలు గూడా ఎక్కేటట్టుగా. హ్మ్. సులభంగా ఉండేటట్టు. హ్మ్. హ్మ్. హ్మ్. చాలా మంచి ఆహ్, మరి ఆహ్, మీ కుటుంబం అంటే ఇప్పుడు మీ పిల్లలు మీ భార్ ఆహ్, భర్త గురించి చెప్పారు. అలా కాకుండా మీ ఆహ్, అమ్మ, నాన్న గురించి లేకపోతే మీ తోబుట్టువులుంటారు గదా! వాళ్ళని మిస్ అయినప్ ఎప్పుడు మిస్ అవ్వలేదా మీరు ఈ మధ్య?
హ్మ్. హ్మ్. అవునండి. ఆ! అంటే వాళ్ళతో గూడా టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటా అండి. కుదిరినప్పుడల్లా వాళ్ళతో కలిసి బయటికెళ్ళడం గానివ్వండి షాపింగ్‌కెళ్ళడం గానివ్వండి. అసలు మేము మేము నేను నా మా చెల్లి అమ్మ, ఇగా మా పిల్లలు ఇగ షాపింగ్ యెళ్ళినామంటే, ఆ షాపింగ్ తెగనే తెగదు పొద్దున బయట పడితే ఇగ నైట్ ఇంటికొస్తం.
ఇంకా ఆడవాళ్ళంటేనే షాపింగే అనుకుంటా గదా! ఇంకా బయ హ్మ్. షాపింగ్‌లో నిమగ్నమయ్యరంటే అసలు బయటికి తేరుకోరనుకుంటా మీరు.
ఆహాహాహా! ఇక దొరకనే దొరకం మేము షాపింగ్ అని బయటికెళ్తే, ఇగ వంటంతా వండేసి ఇంట్లో అన్నీ అరేంజ్ జేసేసి బయటికొచ్చేస్తాము. ఏయ్
అసలు మీతో మగవాళ్ళొస్తే వాళ్లింకా అక్కడ ఇరుక్కుపోయినట్టేగా షాపింగ్‌కనొస్తే తిండి తిప్పలు లేకుండా.
<laughs> అందుకే వాళ్ళని తీసుకొని రాము. మీరు ఇంట్లోనే ఉండండి ప్రశాంతంగా అని జెప్పేసి మేమిగ బయట షాపింగ్ జూసుకొనొస్తాం.

షాపింగ్ అంటే మీరింట్లో వాళ్ళతో గడపడానికి షాపింగ్లు తప్ప ఇంక ఇంకేమన్న ఇంక వేరే ఏం జేస్తారు? హ్మ్.
ఆ! ఇంకోటొకటి జేస్తామండి పిల్లలతో యాక్చల్‌గా ఫ్రైడే నైట్ గానీ, సాటర్డే నైట్ గానీ, ఫ్రైడే నైట్ మోస్ట్‌లీ అందరం గలిసి ఓటీటీలో కానీ, ఆహ్, లేదు అంటే ఓటీటీస్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ ఏదో ఒక మూవీ పెట్టుకొని చూస్తామండి. అంటే ఇగా హా హా టీవీలోనే, హా హాల్‌లోనే చక్కగా పక్కలన్నీ ఏసేసుకొని ఆహ్, ఒక మూవీ సెలెక్ట్ చేసేసుకొని, పాప్‌కార్న్ అంతా రెడీ జేసి పెట్టుకొని, అందరం ఫ్యామిలీ అందరం గలిసి మూవీ జూస్తాం. నైట్ ఇగ ఆ రోజు పన్నెండే అవ్వనివ్వండి, ఒకటే అవ్వనివ్వండి, ఆ మూవీ కంప్లీటయిన తర్వాతే ఇగ నిద్రబోతం.
హ్మ్. హ్మ్. అంటే ప్రొజెక్టర్‌లోనా? టీవీ‌లోనా? ఓకే. హుహు. ఓకే. ఎప్పటికైతే అప్పుడికి. హ్మ్. ఎన్ని సినిమాలు చూస్తారు ఒకటా? రెండా?
ఆహ్, ఒకటే జూస్తామండి. అంటే డిన్నర్ లేటయ్యి, ఇగ కొంచుం అట్లా ఇట్లా ముచ్చట్లైపోయిన తర్వాత మూవీ అట్లా 9 10 స్టార్ట్ చేశామంటే ఇగ మూవీ కంప్లీటయిన తర్వాత పిల్లలైతే ఇంకొక మూవీ కూడా చూద్దామంటారు. ఇక మాకు ఓపికుంటే చూస్తాం ఇంకొక మూవీ గూడా. లేదు అంటే ఇకట్లా ఒకటే మూవీ చాల్లే అని ఇగ నిద్రపోతాం.
ఓకే. హ్మ్. ఓకే. హుహు. ఓకే. ఓకే. అంటే మీరు ఎ ఎలాంటి సినిమాలు చూడ్డానికిష్టపడతారు అట్లా కూర్చున్నప్పుడు? అంటే ఈ ఈ
మాములుగా పిల్లలతో గలిసి అడ్వెంచరస్ మూవీస్ ఉంటాయి గదండీ! చాలా, 'హ్యారీ పాటర్' అని చెప్పేసి ఆహ్, చాలా మూవీస్ ఉంటాయి. డైనోసారస్ మూవీస్ ఉంటాయి, గాడ్‌జిల్లా మూవీస్ ఉంటాయి, ఆహ్, సూపర్ హీరో మూవీస్ ఉంటాయి. అట్లా పిల్లలయి చాలా ఉంటాయి. అది కాకుండా చాలా ఫ్యామిలీ డ్రామాస్ కూడా ఉంటాయి. ఆ! అట్లాంటివి జూడ్డానికి ఇష్టపడతాం. ఇక పిల్లలతో గలిసి చూసేది గాబట్టి మేము కొంచుం సెలెక్టివ్‌గానే ఉంటాం.
ఆ! వాళ్ళైతే అవే చూస్తారు. ఈ స్పైడర్ మ్యాన్ అను, అవునవును. హ్మ్. హ్మ్, హ్మ్.

ఓకే. ఓకే. అంటే మీరు 5 రోజులు మీరు జాబ్ చేసి మళ్ళీ ఆ 2 రోజులు కూడా ఇంట్లో పనుల కోసం ఇంకా టైం కేటాయించే సరికి కూరగాయలు తెచ్చుకోవటమనో లేకపోతే ఇంకా వేరే షాపింగ్ పనులు నిమగ్నమయిపోయి ఇంకా వీళ్ళతో టైమనేది స్పెండ్ చేయలేకపోతున్నారనమాట.
హ్మ్. ఆ! ఆ! అనిపిస్తది అండి. ఇంకోటేంటంటే 5 రోజులు కొంచెం పొద్దున్నే లేసి... వర్క్ చేసుకోవడం ఇయన్నీ ఉంటాయి కదా! క కానీ ఇగ సాటర్‌డే, సండే వస్తే ఏమైతదంటే ఆటోమేటిక్‌గా బాడీ రిలాక్సింగ్ మోడ్‌లోకెళ్ళిపోతది. లేట్‌గా లేవడము. లేట్‌గా బ్రేక్ఫాస్ట్ చేయడము. లేట్‌గా లంచ్ ఇవన్నీ లేట్ లేట్‌గా అయిపోయి డే మొత్తం కంప్లీట్‌గా ఆక్యుపై అయిపోతది.
హ్మ్. అవునవును. అవును. కొంచెం మనకు కూడా విశ్రాంతి తీసుకోవాలి. వీకెండ్ ఒచ్చింది కాబట్టి నేను మీరు హ్మ్. అవును. మరి మీరలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి?
ఇ ఇగ అట్లా అనుకున్నప్పుడు ఏం చేస్తా అంటె అండి. మేము ఈ, ఈ మామూలుగా నెలలకొకసారి అట్లా ట్రిప్ ప్లాన్ చేసుకుంటామన్నమాట. ప్లాన్ చేసుకుంటే ఏం జేస్ ఏం ఏమైతది ఆటోమేటిక్‌గా పొద్దున్నే లేవాల్సోస్తది. సాటర్‌డే, సండే అయినా సరే. పొద్దున్నే లేసి మేము ట్రిప్
హుహు. ఓకే. అది ఆహ్, ట్రిప్ వెళ్ళడం కూడా సాటర్‌డే, సండే‌నే మీరు ప్లాన్ చేసుకుంటారా?
ఆ! అవునండి. సాటర్‌డే, సండేనే ప్లాన్ చేసుకుంటాం అప్పుడే పిల్లలకి గానీ హస్బెండ్‌కి గానీ ఆఫీస్, స్కూల్స్ ఇవన్నీ లేకుండా ఉంటాయి కాబట్టి సాటర్‌డే, సండేనే కంఫర్టబుల్‌గా ఉంటది.
ఓకే. అందరికీ సెలవు రోజులు కాబట్టి ఇంకా ఆ రోజుది ఏ రోజు ప్లాన్ చేసుకుంటారన్నమాట. ఓకే.
అవును. అవునండి. ఇక ఆరోజు ప్లాన్ చేసుకున్నప్పుడు ఏం జేస్తామంటే ఇక పిల్లలు కూడా చాలా ఎక్సైటింగ్‌గా ఉంటరు. బయటికెళ్తున్నాం ట్రిప్‌కెళ్తున్నామని చెప్పేసి ఆహ్, మేము కూడా ఆ ట్రిప్ అనేది కొంచెం
నా పిల్లలకంటే అసలు ట్రిప్ అంటేనే వాళ్ళకి చాలా ఆహ్లాదారకంగా, సంతోషకరంగా ఉంటారు వాళ్ళు.
హ్మ్. అవునండి. అవును. మేమది ట్రిప్ కూడా కొంచెం దగ్గర కాకుండా కొంచెం దూరంగా ఉండేటట్టు 1, 1.1/2 అవర్ డిస్టెన్స్ ఉండేటట్టుగా చూసుకుంటామనమాట. అట్లా ఉన్నప్పుడు ఏమైతదంటే
హ్మ్. ఎందుకని అట్లా అంటే కొంచెం ప్రయాణించొచ్చనా? కార్లో కూర్చొని?
ఆ! కార్‌లో ప్రయాణించొచ్చు అన్నట్టుగా పిల్లలు కూడా జాలీగా ఫీల్ అవుతారు కదా! అలా ప్లాన్ చేసుకుంటాము. ఇగ ఏం బయట ఏం తినకుండా చక్కగా లంచ్ గానీ బ్రేక్ఫాస్ట్ గానీ అన్నీ ఇంట్లోనే తయారు చేసుకొని ప్యాకింగ్ అంతా ఇ ఇంట్లోనే చేసేసుకొని కార్లో అన్నీ పెట్టేసి అబ్బో! మా ప్యాకింగ్ మామూలుగా ఉండదండి. పిల్లల అ <chuckles> అంటే బ్రేక్ఫాస్టు, లంచు అవన్నీ ప్యాక్ చేస్తా. ఒక్కొక్కసారి ఏం చేస్తా అంటే లెమన్ రైస్, కర్డ్ రైస్ అవి చేసేస్తా సింపుల్‌గా. టైం లేదు అని అనుకున్నప్పుడు. ఆ! లెమన్ రైస్, కర్డ్ రైస్ లేదు అంటే ఆకుకూర పప్పు, రైసు, పచ్చడి, నెయ్యి, అప్పడాలు ఇలా చేసుకుంటా. ఆ! లేదు. కొంచెం టైం ఉంది అనుకున్నప్పుడు బగారా రైసు, ఫ్రైడ్ రైసు, చికెన్ కర్రీ అలా చేసుకుంటా. అది చేసేసి ప్యాక్ చేసేసి కార్‌లో పెట్టేస్తాం. అది కాకుండా ఇంకా ఇంకా చాలా ఉంటాయండి. పిల్లలకి హగ్గీస్ అని చెప్పేసి. మా బాబు ఇంకా హగ్గీస్ యూజ్ చేస్తాడన్నమాట. వాడికి హగ్గీసు ఆహ్, పిల్లలకి కావాల్సినన్ని వాటరు. వాటర్ బాటిల్స్ అన్నీ ఫిల్ చేసి పెట్టుకోవడము. ఛార్జర్సు ఆహ్, ఫోన్స్ ఒకవేళ
ఓకే. అవునవును. ఓకే. ఓకే. ఆహా! ఏమేమి చేసుకుంటారు ఏంటి? ప్యాకింగంటే తినేవి. ఓకే. హుహు. హ్మ్. హ్మ్. ప్యూర్ వెజ్ అన్నమాట. ఆ! ఓకే. ఓకే. <chuckles> ఆ! ఆ! అంటే మీకు అప్పుడు గూడా మీ శ్రమ మొత్తం మీదే అవుతున్నట్టుంది. ఇయన్నీ ప్యాక్ చేసే టైంలో గూడా.
<chuckles> అంటే మా హస్బెండ్‌ది కూడా ఉంటదండి. అంటే కావాల్సినయన్నీ సరుకులు తను తీసుకురావడం. నేను కుకింగ్ అదంతా చేసేటప్పుడు పిల్లల్ని ఆడిపించడము. కార్‌కి కావాల్సిన పెట్రోల్ అదంతా కొట్టించుకొని రావడము.
ఓకే. ఓకే. ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుంటారన్నమాట అయితే.